లేదు పిల్లలకైతే అసలు నాకిష్టముండదు పిల్లలకివ్వడం వాళ్ళకి మర్యాదగా కూర్చొని
అసలు తాగొచ్చా? పిల్లలు తాగొచ్చునా?
నా ప్రకారం అయితే టీకి కొంచెం దూరంగుండడమే మంచిది. ఎందుకంటే అందులో షుగర్‌తొ పెడతాం మనం కెఫెన్ చాలా <smacks lips> ఎక్కువుంటది. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో నాకిష్టం లేదు.
హ్మ్. అవునవును. అవును. అవన్నీ వెళ్ళకూడదు కదా! అసలు డాక్టర్స్‌ ఈ మధ్యన కాఫీ‌లు, టీ‌లు తగ్గించండి మొర్రో అంటున్నారు. ఇంక అలాంటిది పిల్లలకి అనవసరం అనిపిస్తుంది గదా!
ఆ! అసల పడలేని వాళ్ళు లేదులే పిల్లలకి మాత్రం అలవాటు చేయకపోవడమే మంచిది. పెద్దవాళ్ళంటే వీళ్ళు ముందు నుంచే అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మానేయమన్నా ఎక్కడ మానుతారు.
ఆ! ఇప్పడికిప్పుడు మానడం అది ఇంకా ఒక వయసుకొచ్చేసిన తర్వాత ఇన్ని అనుభవాలు ఇంత ఆహ్, బాధ్యతలన్నీ చూసాక ఇంకా వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అయ్యే టైమ్‌లో అసలు మానమంటే ఇంక అసలు మరీ కష్టంగా ఉంటుందేమో వాళ్ళకి?
సో వాళ్ళింక మానే ప్రసక్తే లేదు. ఆ! అసల కష్టం. పిల్లలకైతే మాత్రం ఇవ్వడం నాకస్సల ఇష్టం లేదు. ఆళ్ళకి పనికి ఇంకా వాళ్ళేంటంటే ప్రతి దెగ్గర ఈ కూల్ డ్రింక్‌లికి వీటికి అలవాటు పడిపోయారు. సో, ఇంక మనం కాదు అని
అవునవును. అంటే వాళ్ళు కూల్ డ్రింక్‌లంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారా? అది మంచిదేనా మరి?
అది కూడా మంచిది కాదసలు. డ్రింక్సేవి మంచివి కావు నన్నడిగితే డ్రింక్స్ అన్ని పాయిజన్‌తో సమానం. నాకు నా దృష్టిలో ఏ డ్రింకయినా పాయిజనె. కచ్ ఏదో రకంగా
ఏది మంచిది గాదు గదా! మరి వాళ్ళకేమైనా పళ్ళు ఇస్తావా? లేదంటే పళ్ళ రసాల్లాంటిదేమన్నా ఇస్తావా?
ఫ్రూట్ ఫ్రూట్సిచ్చిన తినడానికి పిల్లలెక్కడ రెడీ‌గా ఉన్నారు? ఏదైనా జ్యూస్ చేసి, చిన్న బెల్లం, చిన్న పంచదార, పంచదార లేకపోయినా మళ్ళీ తీసుకోరు కదా!
అదె బా ఆ! ఆ! తేనె గాని, తేనె వేసినా బాగుంటుందేమో కదా!
ఆ! తేనె వేసినా బావుంటది నువ్వు చెప్పినట్టు. కానీ నేనైతే కొంచెం మా పిల్లలు కదా మరీ ఈ డ్రింకులు చూడు ఇది డ్రింకులు ఇవ్వట్లేదు ఈ జ్యూస్‌లో పంచదారేయట్లేదు అనుకుంటరని ఇందులో ఒక చిన్న పంచదార యాడ్ చేసి ఇస్తా. బెల్లం కూడా బెల్లమైన బెల్లం చిన్నది, ఇది చిన్నది
ఆ! అవునవును. పందార వేసిస్తావు. హ్మ్. ఓహో! బెల్లం కూడా వేయొచ్చునా. బెల్లం వేస్తారా, పళ్ళ రసాల్లో?
ఆ! ఆ! నేనైతే జ్యూసుల్లో ఎక్కువ బెల్లాన్నే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువిష్టపడతాను.
ఓహో! అయితే ఆ టేస్ట్ పళ్ళ‌రసాల రుచిని డామినేట్ చేయకుండా ఉంటుందా? మరి?
ఆ! బాగానే ఉంటది. ఆ ట్రై చెయ్యరు అంతే చాలామంది అంటే రుచికి అలవాటు పడితే ట్రై చేయరు కానీ బావుంటది. అవును.
హుహు. అంటే బెల్లానికి ఒక రకమైన రుచి ఉంటుంది గదా, పంచదార తేనె కాకండా.
ఆ! అవును ఆహ్, కానీ
ఆ పచ్చల్లో, పులుసుల్లో వాడుతూ ఉంటాం. సాధారణంగా కాఫీల్లో వేసుకుంటున్నారు కదా ఈ మధ్యన చాలా మంది.
అవును. ఆ! కాఫీలో వేస్తారు. టీలో కూడా ఇంకొకసారి పంచదారయిపోతే బెల్లమేసిస్తాను.